అదే గదా! అట్లా సరిపోయింది మొత్తం.
హ్మ్. అప్పుడు ఎప్పుడు ఎప్పుడైనా బీచ్‌లో కూర్చొని ఇలా పాటలు విన్నారా ఎప్పుడైనా?
హ్మ్. విన్నాను. ఒక్కడినే కాళ్ళు చాపుకొని నాకు అక్కడ చెప్పాలనంటే పని గురించి స్ట్రెసుండేది కాదు. నాకెప్పుడైనా స్ట్రెసనిపించినప్పుడు ఎదో ఒక బీచ్ దగ్గరికెళ్లిపోయి కూర్చుండిపోయె వాడిని నేనలాగా. జెట్టీలు అవన్నీ ఉండేయన్నమాట. ఆటిల మీద నుంచొని చేపలు పడతా ఉంటారు చాలా మంది. గంటలు గంటలు తరబడి వైట్ చేస్తా ఉంటారు చేపలు పట్టడం కోసం.
హ్మ్. ఏం పాటలు విన్నారు? ఆ! ఓకే. అంటే ఇంట్లో కూడా మంచి ఓకే. అక్కడ కూడా పెడతారా? అక్కడ కూడా పెడతారా? అంటే నేను మన ఇండియాలోనే ఎక్కువ పెడతారు
ఆ గేలాలేసుకొని పడతారు మంచిగా ఫిషింగ్ రాడ్స్ ఉంటాయి. ఆ ఫిషింగ్ రాడ్స్ పెట్టుకొని గంటలు గంటలు నిలబడతారనమాట. చాప పడదు కానీ చిన్న చేప పడిన గాని ఆనందం వేరే ఉంటది వాళ్ళకి.
ఓకే. ఆ! అంటే మనం పట్టుకున్నాం గదా! అన్న ఆనందం ఉంటుంది.
హ్మ్. ముసలివాళ్లు, పండు ముసలివాళ్ళని చూసి ఇది కథరా జీవితం అనిపిస్తా ఉంటది నాకైతే. వాళ్ళు 80 ఏళ్ళొచ్చినా గానీ 80 ఏళ్ళు, ఎనభై ఐదేళ్ళొచ్చినా గానీ వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారంటే కపుల్స్ అక్కడ హేయ్! నాకిది దొరికింది అని జెప్పేసని ఎగురుతా ఉంటారనమాట. ఆళ్ళు చిన్న పిల్లలయిపోతారు అట్లాంటి టైంలో. అయ్యి చూడంగానే నాకు ఒక్కసారి కళ్ళెంబట నీళ్లు తిరిగిపోయినయి. హ్మ్.
ఓకే. ఆహా! ఓకే. అంటే ఏదో ఎంజాయ్ చేస్తూ ఉంటారు థెరపీలాగా. థెరపీలాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు వాళ్ళు.
ఎంజాయ్ చేశాను నేను అసలకి అంత.
ఓకే. అయితే ఈ అనుభవం
చాలా వరకు ఇట్లాంటివన్నీ కూడా చాలా సందర్భాలు చూసాను.
ఈ బీచ్‌కెళ్ళే అనుభవం గాని, సముద్ర తీరాన్ని చూసే అనుభవం గాని మీలో ఏదైనా క్రియేటివిటీని మేల్కొల్పిందా?
హ్మ్. హ్మ్. క్రియేటివిటీ అని చెప్పేసనంటే మన భారతదేశంలో కూడా బీచ్చులనేయి ఇంత నీట్‌గా ఉంటే బావుండు కదా! అని చెప్పేసి అనిపించింది.
ఓకే. మరి ఎ మరి ఈ మధ్య బీచ్ క్లీనింగని చెప్పి డ్రైవ్స్ నడుస్తుంది. వాలంటీర్ అది మీరెప్పుడైనా ఆహ్, పార్టిసిపేట్ చేశారా?
హ్మ్. చేస్తున్నారు. అదే చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే రీసెంట్‌గా నేనొక నేను ఒక ట్రిప్‌కెళ్ళాను. రామేశ్వరం వెళ్ళాను.
ఓకే. ఆహా!
రామేశ్వరం ఎళ్ళినప్పుడు అక్కడ వాటరు బ్లూగా మారిపోయినియి. ఎలా మారినియనేది నాకర్థం గాలేదసలకి.
ఆహా! అంటే అక్కడ నీట్‌గా ఉందదంతా!
ఇదివరికి నా చిన్నప్పుడు చూసినప్పుడు రామేశ్వరంలో అంత క్లీన్‌గా ఉండేది కాదు వాటరు. కానీ ఇప్పుడు రామేశ్వరంలో బ్లూ కలరుగా మారిపోయినాయి వాటరంతా కూడాను. అంటే మన వరకు మన భారతదేశం గూడా చాలా వరకు మారుతుంది మొత్తం అంతా కూడాను. అనిపించింది నాకైతే. హ్మ్. చాలా ప్రశాంతత అనిపించింది అక్కడ ఆహ్, య ఇది రాంకోటి ఆ ఇదేమో అంటారండి దాన్ని కోటి సమెథింగ్ ఆహ్, ధనుష్‌కోటి, ధనుష్‌కొటి. హ్మ్ ధనుష్ కోటి దగ్గరికెళ్లి కూర్చున్నాం అనమాట చాలా సేపు ఆ రాళ్ళ మీద గాని ఆ ఫోటోలు దిగడం గాని అయన్నీ గూడాను చానల తరువాత మళ్ళా బీచ్ చూశాను రా బాబు అనిపించింది. మంచి బీచ్ చూశాను అని చెప్పేసనిపించింది నాకు. హ్మ్. ప్రశాంతంగా కూర్చున్నాను ఫ్రెండ్స్ అందరితో కూడా మాట్లాడుకొని ఎంజాయ్ చేసాం అన్నమాట అక్కడ.
ఓకే. హుహు. మారుతుంది ఖచ్చితంగా. హ్మ్. ధనుష్‌కోడి. అవును. ఓకే. ఆహా! కనికరించి చూశారని అనిపించిందన్నమాట. అయితే ఆహా! ఓకే. అయితే ఆ ప్రశాంతత గాని, ఆ అనుభవం గాని, మీ రిలేషన్షిప్‌ని గాని, మీ లైఫ్ స్టైల్‌లో గాని ఆ ఏదైనా సటిల్‌గా మార్పులు తెచ్చిందా ఈ సంతతని?
హ్మ్. కచ్చితంగా ఉంటది. ఖచ్చితంగా ఉంటది. బీచ్‌లో ఆ సౌండనేది. హ్మ్. తీసుకొచ్చాను. తీసుకొచ్చాను. నాకా బీచ్ సౌండ్ ఏదైతే ఉందో నేనొక రెస్టారెంట్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో వాటర్ ఫాల్ పెట్టి ఆ సౌండ్ ప్రతి ఒక్కళ్ళు వినాలి. ఆ అల్లల శబ్దం కానీ, ఆ వాటర్ పడే శబ్దం కాని వినాలి అని చెప్పేసని ఆ విప్లవాత్మకమైన ఆలోచనని నేను తీసుకొచ్చి దీంట్లో చేశానన్నమాట ఇట్లాగ. ఇట్స్ ఎ హ్యూజ్ సక్సెస్. బాగా జరిగింది. హ్మ్. ఆ వాటరు తోటి నాకలా లింక్ ఏర్పడిపోయిందన్నమాట మొత్తం.
ఆహా! ఓకే. చాలా క్రియేటివ్‌గా ఆలోచించి ఓకే. చాలా బాగా చాలా మంచి ఆహ్, బ్యూటిఫుల్ ఓకే. చాలా బాగా చెప్పారు.
హ్మ్. అది. దాన్ని నేను నిజ జీవితంలో గూడా తీసుకొచ్చానది.
చాలా బాగా చెప్పారు. మీ ఎక్స్‌పీరియన్సెస్ కానీ అన్ని కూడా చాలా బాగా చెప్పారు. చాలా బావుంది. ధన్యవాదాలండి.
హ్మ్. అవును. నాకు కూడా బాగా అనిపించింది. <giggles> ధన్యవాదాలండి. ధన్యవాదాలు.

హ్మ్. ఒక్కడినే ఎళ్ళాను.
అయ్యో! ఏ ఫ్రెండ్స్‌ని తీసుకెళ్లి ఇంతందమైనవి చూపిస్తున్నారు? చెప్పిందా? ది ఆ తరవాత, వదిలేసిన తర్వాత హ్మ్, అంటే అలా వదిలేసిన తరువాత ఇంకే ఫ్రెండ్స్‌ని కూడా నమ్మబుద్దవ్వలేదా మీకు?
ఫ్రెండ్స్ లేదు గిన్స్ లేదండి. హ్మ్. ఫ్రెండ్స్ రమ్మంటే వాళ్ళు వేరే వ్యానుల్లో ఉండేవాళ్ళు. మేమింకా ఫోనుల్లొ మాట్లాడుకుంటూ అలాగా. హ్మ్. అహా! లేదు నమ్మాను. ఇంక కుక్క తోక వంకరన్నట్టు ఇంక చెప్పె చేసేదేముంది ఇంక. ఓ నాలుగు బూతులు తిట్టుకున్నాను ఎళ్ళిన తర్వాత. ఇంక అంతే అంతకు మించి చేయగలిగిందేం లేదు ఆళ్ళని.
మళ్ళీ నమ్మి అంతే. అయితే మీరు ఎవరికైనా మంచి బీచ్‌కెళ్ళాలి
హ్మ్. అప్పుడలిగాను. ఆ రోజు నైట్ అలిగాను నేను. "కేక్ కటింగ్‌కి రారా" అని చెప్పేసనంటే, "పొండ్రా బాబు! నా వల్ల కాదు" అని చెప్పేసని నేను రాను కూడా రాలేదు బయటికి.
ఓకే. మళ్ళి ఒదిలేసెళ్ళిపోతారు అని...
అలిగాను నేను. హ్మ్.
మళ్ళి ఒదిలేసెళ్ళిపోతారనా?
అంతేగా మరి. "మీ తొక్కలో కేక్ ఎవడికి కావాలి, పొండి, ఎళ్లి మీరే నాకండి ఆ కేక్‌ని" అని చెప్పేసనంటున్నాను నేనైతే.
హ్మ్. అయ్యయ్యో! <giggles> అంటే ఇప్పుడు ఏమన్నా స ఇప్పుడు బీచెస్‌లో కూడా అడ్వెంచర్‌గా చేస్తారు. కొన్ని పారాస్లైడింగ్ అని, స్విమ్మింగ్ అని, అట్లాంటి యాక్టివిటీస్ ఏమన్నా చేసారా మీరు?
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. నాకు లా నాకు భయవండి అలాంటియన్ని కూడాను. బీచుని చూడమంటే చూస్తాను గానీ అవును. కానీ నాకైతే ఒక మెమరీ ఉంది. బీచ్ దగ్గర మాత్రం. నేను నా ఫ్రెండ్స్‌నీ తీసుకెళ్ళాను గదా నేను అప్పుడు నా పుట్టినరోజుకని. అలానే అక్కడ 'సిడ్నీలో' ఉన్నప్పుడు మా ఫ్రెండ్సున్నారు. వాళ్ళతోటి, "అరె! ఇలా బీచ్ సైడు నా పుట్టినరోజు చేసుకోవాలనుందిరా" అని చెప్పేసని అన్నాను నేను.
వెళ్తారు గానీ లోపలెప్పుడు దిగలేదు. అంటే ఇన్ని బీచెస్‌కెళ్ళరు ఇన్నిసార్లు ట్రై చేయబుద్ధవుతాదా? ఓకే. ఏంటది? ఆ! అవును. ఓకే. ఓకే.
వాళ్ళే రూమ్ బుక్ చేసి, వాళ్ళే మందు మొత్తం కొని, కేకు అవన్నీ కొని నైట్ 12 దాకా తప్ప తాగి...
ఈ సా ఈ సారి మంచి ఫ్రెండ్స్ అనమాట. ఆహా!
నన్ను భుజాల మీద ఏసుకొని తీసుకెళ్ళి బీచ్ లోపల డొలిచ్చి నా కేక్ కట్ చేపించారు. ఎంత సంతోషం అనిపించిందో తెలుసా అండి? నా జీవితంలో మర్చిపోలేని బర్త్‌డే అది మాత్రం నాకు.
ఓకే. అహా! ఆ ఫ్రెండ్స్ చేయలేందుకనేసి, కనీసం ఈ ఫ్రెండ్స్ అయిన చేసారనమాట.
ఈ ఫ్రెండ్స్ చేసారు. ఆహ్, ఆళ్ళనిప్పటికి కూడా నేను ఈ మ ఎవరైనా ఫ్రెండ్స్ ఫ్రెండ్సే ఇంక. ఇళ్ళని తిట్టుకుంటాను, ఆళ్ళను కూడా తిడతాను. <chuckles>
హుహు. అంత పెన్ ఫ్రెండ్స్‌యేగా. హుహు.
"నా చేత ఎందుకు రా అంత తాగిచ్చారు?" అని చెప్పేసి నేను తిడతాననమాట ఇప్పటికి కూడాను.
ఓకే.
హ్మ్. ఇంగది.
ఆ! ఇంకొకటి ఏంటంటే మీరు మరో బీచ్‌కెళ్తారు చాలా సార్లు. అయితే మీరు అక్కడ ఎళ్ళినప్పుడు ఎలా ఫీలవుతారు? ఎంత ప్రశాంతత దొరుకుతుంది? ఏదైనా థెరపీలాగా అనిపిస్తుందా మీకు?
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. పక్కన, పక్కన మా పక్కనేదన్నా అంటే అమ్మాయి అంటే మా ఆవిడ నాకు గర్ల్ ఫ్రెండ్ ఉండేది. ఆమెనే పెళ్లి చేసుకున్నాను నేను. ఆమెకు చెప్పుకుంట ఉండేవాడిని నేను.
ఆహా! ఆహా! ఓకే.
ఫోనులోనే ఉండేది మాక్సిమం. ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ నడిచింది మాది.
ఓన్ పార్ట్‌నర్ అనమాట.
ఆ! లాంగ్ డిస్టెన్స్ నడిచింది. ఇలాగ వీడియో కాల్స్ చేస్తా, ఇది పరిస్థితి, అది పరిస్థితి, అని చెప్పేసని చెప్పుకుంటా ఉండేవాడిని. ఇంత బావుంది, అంత బావుందని చూపిస్తా ఉండేవాడిని. "నువ్వు త్వరగా రా, నేను త్వరగా తీసుకెళ్తాను. ఇక్కడికొచ్చిన తర్వాత ఇద్దరం కలిసి తిరుగుదాం." అని చెప్పేసనుకున్నావనమాట మేము.
హుహు. ఆ! మరెళ్లారా ఇద్దరు కలిసి తర్వాతైనా?
అబ్బో! బీభత్సంగా తిరిగాము. ఆవుండ బట్టే నేను ఎక్కువ బీచులు కవర్ చేయగలిగాను నేను.
ఓకే. సపోర్ట్ చేసారనమాట. సపోర్టివ్ పార్ట్‌నర్.
హ్మ్ అది. ఆ! మంచి పార్ట్‌నర్ దొరికింది నాకు. ఎలాగంటే నీళ్ళల్లో దిగని పార్ట్‌నర్ అనమాట. నా గట్టిగా మాట్లాడితే 5 అడుగులే ఉంటది. ఒక్క అలొచ్చిందంటే మునిగిపోద్దనమాట.
ఆహా! ఇద్దరికి అయ్యయ్యో! అలా అంటారేంటండి?
<chuckles> మరి ఏం చేయనండి? నీళ్ళల్లో దిగమంటేనేమన్న, "దిగను. నాకు భయం, నాకు భయం నేను మునిగిపోతాను" అని చెప్పేసనంటది.
మరి మీకు మీకు మీకు భయమనే అన్నారు కదా? చూ చూడడమే ఇష్టమన్నారుగా?
నాకు భయమే. కానీ నా పార్ట్‌నర్ ఎవరైనా ఉంటే బావుంటది కదండీ! కనీసం అడుగన్నా పెట్టాలి గదా దాంట్లో.
ఆహా! అవును. మీ మీ భయానికి ఆవిడ భయానికి సరిపోయిందైతే.
హ్మ్. అడుగు కూడా పెట్టకుండా

అదే. హ్మ్. ఏ ఏమనుకుంటాం ఇంక పచ్చి బూతులు తిట్టేసుకున్నాను మొత్తం అంతా కూడాను.
అప్పుడేమనిపిచ్చింది నెక్స్ట్ దేసిన తర్వాత. ఆహా!
సర్లే ఇంకా బీచ్‌లో అట్లాగా ఒక, ఒక కిలోమీటర్ దాక నడిచేసి ఇంకా తర్వాత బస్ పట్టుకొని వచ్చేసాను నేను.
బస్ పట్టుకొనొచ్చారు. అసలు బస్ మొత్తం తిట్టుకొని ఉంటారు మీ ఫ్రెండ్స్‌ని.
హ్మ్. ఆ పార్టీ ఎందుకు ఇచ్చానో తెలుసా అండి నేను, ఆహ్, నేను ఫోరెన్ ఎళ్ళిపోతున్నాను అందుకని చెప్పేసి అని నా పుట్టినరోజు ముందలే ఎళ్ళాల్సొచ్చింది. ఇంక మల్ల హ్మ్. బ ఫోరెన్ ఎళ్ళిపోతున్నాను, నా పుట్టినరోజు 2 కలిసి వస్తాయిగా ఈళ్ళకి అని చెప్పేసి అనుకోని ఇచ్చేసాననమాట ఇక్కడ. అందుకని చెప్పేసని తీసుకెళ్ళాను ఆళ్ళని.
ఎందుకు? అంటే ఫోరెనెళ్ళిపోతున్నారు అని చెప్పి వదిలేసారా, మీ ఫ్రెండ్స్‌ మిరు? అవునా! ఓకె. మరి మీరు ఇలా చెప్పారు కదా! అంటే చాలా సార్లు బీచ్‌కెళ్ళానని చెప్పారు. మరి ఆ సమయాల్లో ఆహ్, మీకేదైనా పర్టిక్యులర్ సౌండ్ గాని, పర్టిక్యులర్ స్మెల్ గాని అక్కడ బీచ్‌కెళ్తే ఏదైనా ఒక సినారియో గాని అట్లా గుర్తుండిపోయింది అలా ఏమైనా ఉందా?
హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. నాకు హ్మ్. హ్మ్, హ్మ్. ఉందండి. నేను పై చదువుల కోసం ఆస్ట్రేలియా ఎళ్ళాను.
చెప్పండి. ఆ!
ఆస్ట్రేలియాలో 10,000 బీచ్ల పైనే ఉన్నాయి మొత్తమంతా.
ఓకె. అంటే అక్కడ అన్ని బీచ్లు ఉంటాయా? అంటే
మన జీవితం మొత్తం సరిపోదు ఆ బీచ్లన్నీ చూడాలంటే.
ఓకె. అన్ని బీచ్లు మరి. ఎన్ని ఎంత వరకు కవర్ చేసారు మరి మీరు?
అన్ని బీచుల్లనమాట మొత్తమంత. <smacks lips> ఎన్ని బీచులు కవర్ చేశాను మా దగ్గర దగ్గర ఒక మహా అయితే ఒక ఇరవైయో, ముప్పైయో చేసి ఉంటానంతే.
ఇరవైయో, ముప్పైయో అంతేనా?
అంతకు మించి లేదు. అంతకు మించి లేదు అవకాశం లేదు. ఏయ్! దొరకలేదండి కానీ ఒక్కొక్క బీచ్‌కి ఒక్కొక్క ప్రత్యేకత. ఆ గాలి కానియండి, ఆ కొండలు కానియండి, కానీ ప్రతి చోట గాని ఎర్ అ అదే బ్లూ కలర్‌లో ఉంటదనమాట సముద్రమంతా.
ఓకె. అవకాశం దొరకలేదు మీకు చూడ్డానికి. ఆహా! అంటే మనలాగా ఇక్కడ కొంచెం తెలుపుచ్చేలే
ఛీ! మనలాగా కాదసలకి ఆ! అహా! నీట్‌గా తెల్ల, వైట్ సాండ్. హ్మ్. వైట్స్ సాండ్ బ్లూ బీచెస్.
<chuckles> చాలా ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నట్టున్నారు. మన బీచ్ల మీదా. మన బీచుల మీద చాలా ఫ్రస్ట్రేషన్ ఉన్నట్టుంది మీకు?
ఏహే! అక్కడ చూసిన తర్వాత నీకు ఇక్కడ మళ్ళా అడుగు పెట్ట బుద్ధి కాలేదు నాకు బీచుల్లో.
ఆహా!
హ్మ్. అంత క్లీన్ వాటరు. మీరు నమ్మరు పాల నురగ ఎలా వస్తదో, అలా వచ్చింది.
ఓకె. అయ్యయ్యో! అంటే చాలా ఆనందించి ఉంటారు. మీరు 20, 20 సార్లు బీచ్‌కెళ్ళారంటే.
అంత తెల్లగా అస్సలకి అబ్బా! అబ్బా! అబ్బా! అబ్బా! అబ్బా! నాకింక దాన్నుంచి ఐట్స్ ఏ హెవెన్ అనమాట. నాకదొక భూతల స్వర్గం లాగా అనిపిచ్చింది, ఆ బీచ్ దగ్గర కూర్చోవటం. నేన్ నేనింక కొరియర్ జాబ్ చేస్తా ఉండేవాడిని.
ఓకె. ఆహా! ఫోటోసు అవన్నీ తీసుకున్నారా? ఓకె. అంటే పార్ట్ టైమ్ కింద.
ఆస్ట్రేలియాలో చదువుకుంటూ ఉన్నప్పుడు, ఆ! పార్ట్ టైమ్ కింద కొరియర్ జాబ్ చేస్తా ఉండేవాడిని. కొరియర్ జాబు ఒక ప్లేస్ నుంచి దగ్గర దగ్గర 140 కిలోమీటర్లు, 150 కిలోమీటర్లు అట్లా ట్రావెల్ చేయాల్సి వచ్చేది నేను. దూరంగా ఎళ్లి చేసేవాడిననమాట. అలాంటి టైముల్లో కొండల మధ్యలో నుంచి ఎళ్తుంటే ఏముందండి అసలకి ఆ బీచ్ వ్యూస్ కానీ అయన్నీ నేనసలు చెప్పలేననమాట. అంత అందంగుంటాయి.
ఓకె. ఆహా! ఆహా! హుహు. ఒక పెయింటింగేసినట్టుందా?
హ్మ్. అంత అందం అమ్మో!
ఓకె. ఎవరితో ఎళ్ళా అంటే ఇప్పుడు మీరు బి 20 బీచ్లుకెళ్లానన్
ఒక్కడినే సోలో ట్రావెలింగ్ అదంతా కూడాను పనికి ఒక్కడినే ఎళ్తాం కదా!
20 బీచ్లు ఒకడే ఒక్కడే ఎళ్ళేవారా?